అవునండి. అవునవును.
<gasps> యాహ్! అది నాకోపమోచ్చిందన్నమాట. అదేంటి ఇట్లా చేస్తున్నావు అని జెప్పి నేనింకా ఫుల్ ఫైట్ జేసినాను. <sniffs> ఇంగా ఫోన్‌లో మెసేజెసే నడుస్తున్నాయి. నువ్వేమనుకుంటున్నావు? అంటే ఆయనేమో నన్ను వదిలేస్తున్నావా అని? <chuckles>
ఓకే. అంటే మీరు అప్పుడు హుహు ఇప్పుడు మీరన్నారు కదా! అప్పటికి మీకు అంటే ఓహ్! మీరు టెక్స్ట్ మెసేజ్ అంటే ఫోన్ చేయడానికి మీకు వీల్లేదంటారా? లేకపోతే అప్పుడు బ్యాలన్స్ లేదంటారా? ఏంటండి?
యాహ్! అహా! <chuckles> బాలన్సుంది. మార్నింగ్ స్టార్టయింది గొడవ 10:00 నుంచే మధ్యలో బ్రేక్ ఇస్తారు. ఆ టైంలో ఫోన్ చేయొచ్చు. <sniffs> నేనే చేయలే కావాలని అవాయిడ్ చేయడానికి. ఎందుకు అవసరమా?
ఓకే. ఓకే. ఓహో! మీరు కాలేజీలో అయితే బెంచ్ కింద బాగ్ కింద పెట్టి చాటింగ్ లండి ఇయన్నీని.
ఆహా! అలా ఛాట్ జేశాను. ఆ! అదే జెప్తున్నా నేను గూడా క్లాసెసవుతున్నాయి. బ్యాగ్ కింద బెట్టి కొట్టడమే కొట్టడం నాకదే కదా! టెన్షను. <sniffs> ఇప్పుడు టచ్ స్క్రీన్ అనుకోండి సౌండ్ రాదు. ఈ కీప్యాడ్ ఫోన్‌లో టటటట <chuckles> సౌండొస్తుంటది అది కొట్టినప్పుడు. అది వింటదేమో అని భయము. లక్కీగా ఫ్యాన్స్ ఆన్ ఉంటాయి గదా! అంత మై‌న్యూట్ సౌండ్స్ వినపడవున్నమాట. <sniffs> ఇంకా కొట్టేసి కొట్టేసి కొట్టేసి ఆ! అలా దొరకలే తింటూ దొరికా. <chuckles> ఆ! ఆ! తింటూ దొరక. అది గూడా ఎలా దొరికానంటే స్మెల్ ఒచ్చింది టొమాటో రైస్‌తో ఆ రోజు. <chuckles> ఇలా బాక్స్ తీయగానే ఫుల్ ఇట్లా మంచి స్మెల్ ఒచ్చేసింది అందరూ వెనక బెంచి చూసారు. <chuckles>
ఓక్ అవునండి. <chuckles> అవునండి. మీరేప్పుడైనా దొరికేసారా ఇలాగా? <chuckles> తింటూ దొరికేసారండి? ఓకే. ఓకే. ఓకే. ఓకే. <chuckles>
నేనేమో నములుతున్నానప్పటికి <chuckles> నోట్లో
ఓకే. మీరిలా చెప్తున్నారు కదండీ! ఆ! ఒక సిన్న ఈ ఫోన్ విషయంలోనండి ఒకసారి నేను కాలేజీకి ఫోన్ పట్టుకెళ్ళాను. ఫోన్ పట్టుకెళ్తే నే ఫోన్ మాట్లాడుతున్నా.
<coughs> యాహ్! యాహ్! అలా ఓకే. ఓకే.

ముఖ్యంగా విడగొట్టుకోవాలి అని కన్‌ఫామ్ అయినప్పుడు ఎంతైనా తెగిస్తారు. ఇంకా ఇంకెందుకు నాకు ఇది అన్నట్టు. ఎప్పుడైతే మనసులో కలిసుండాలి, మళ్ళీ కలిసిపోవాలి అని కొంచెమన్నా సరే! అభిప్రాయం ఉన్నప్పుడు తగ్గుతారు. ఇద్దరు తగ్గుతారు. అలాగే జరిగింది మాకు కూడా. ఇంకా ఫోను చేసి ఫుల్ తిట్టేసాను. తర్వాత ఇంకా ఆయన నేను ఏడ్చేశాను. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, అది ఇది అని చెప్పేసి. ఇంకా ఆయన గూడా ఫోను కోపంగా ఎందుకో కట్ చేషిండు. నేను తరువాత ఇంగా నిన్ ఇంగా ఎస్ఎంఎస్‌లో కూడా అప్పట్లే ఇంగా కాల్స్ కూడా ఏం చేసుకోలే. ఆహ్, ఇంగా గమ్మున నా పని నేను చేసుకున్న. కరెక్ట్ 4కి మా కాలేజీ వదే వదిలే టైంకి మా గేట్ దగ్గరకి ఒచ్చిండ్రు. ఒచ్చి ఫోను చేసి ఆహ్, "నువ్వు బస్సు ఎక్కకివ్వాల, నేను తీసుకెళ్తా ఇంటికి" అంటే, నేనసలు షాక్. ఆ!
అవునండీ. అవును. ఓకే. అవునండీ. అవును. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఇగ మీరు ఎక్కడికో ఎళ్లిపోయివుంట్టారండి. నిజంగానండి. అలాంటి గొడవలు ఉన్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ జరిగిందంటే అవన్నీ మర్చిపోతావండి.
అవును. నేను ఎంతో డిప్రెస్డ్‌గా మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్‌లో ఒక్క క్లాస్ కూడా వినలే. సరిగ్గా తినను గూడా తినలే. అలాంటిది ఒక్క సెకండ్ ఇట్లా ఫోను చేసి వచ్చినా, నేను తీసుకెళ్తా అనగాని ఎక్కడ లేని ఉత్సాహం, సంతోషం అసలు ఇట్లా మొహం వెలిగిపోయింది నాది.
మీరు ఇలాంటి కాలేజీలో అంటున్నారు కదా! మీరు కాలేజీలో ఉన్నప్పుడు మరి మీ పక్కనున్న ఫ్రెండ్స్‌కి ఇలా జరుగుతుంది, అలా అని ఏమైనా చెప్పిన సందర్భాలేమన్నా ఉన్నాయండి?
హ్మ్. <chuckles> యాహ్! ఆ! తెలుసండి. అందరికీ తెలుసు. ఆహ్, నా రిలేషన్‌షిప్ గురించి మొత్తం ఆఫీషియల్. ఆ!
అహా! ఇలా గొడవ పడుతున్నామే, కొంచెం సలహాలు ఇవ్వండి. <chuckles> ఇలా మీరు సలహాలు అడిగిరి అంటే కొంతమంది నిజం చెప్తున్నాను. కాలేజీ టైమ్‌లో అడుగుతారండి.
ఆ! తెలుసు. <chuckles> హుహు. అవును. అడుగుతాం. అడగడం ఏంటి, వాళ్ళే చెప్తారు. ఇలా మెసేజ్ కొట్టు అలా మెసేజ్ కొట్టు అని పక్కన నుంచి. అవును మరి. అంత క్లోజ్ ఉంటాము. యాహ్!
డ్వాగ్ లేతే నేను కొడతాను అని తీసుకున్నాయి ఉన్నాయండి. నిజంగానండి. ఆ! నిజంగాను. అప్పుడు అప్పుడులో ఏంటంటే నువ్వు ఆగే, నువ్వు సరిగ్గా చేయట్లేదు. చాటింగ్ నేను చేస్తానుండు <chuckles> అన్న ఏమన్నా ఉన్నాయా?
నేను చాలా సార్లు నేను చేశాను వాళ్ళ బాయ్‌ఫ్రెండ్స్‌తో.
ఓకే. ఓకే. మీరు ఇవ్వలేదు అయితే?
<chuckles> అలా నేను లేదు లేదు. నేను నా ఫోను నేనే తీసుకున్నా. ఎందుకంటే నేను అంత రిస్క్ తీసుకోను. ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ తను. కాబట్టి ఆహ్, అంత రిస్క్ తీసుకోను అన్నమాట. వాళ్ళది ఏంటంటే ఊరికే అలా క్రషులు, ఫ్లింగ్స్ అంటారు. ఏవో అప్పట్లో టైమ్ పాస్ చేసింది. మాది ఏంటంటే ప్యూర్ కమిటెడ్ రిలేషన్‌షిప్ అనమాట. కాబట్టి అందుకని ఆహ్, అంత రిస్క్ చేయలేదు. ఆ! అలా ఆ అబ్బాయి ఒచ్చాడు. మా గొడవ అనేది సాల్వ్ అయిపోయింది. ఆ! హ్యాపీగా ఇంటికెళ్ళాము. ఇంకా ఆరోజంతా ఇంగా హ్యాపీ అలా చిన్న చిన్న గొడవలు చాలా సార్లు అయ్యాయి. కానీ ఆ అబ్బాయి ఏంటంటే, మళ్ళీ కూల్ జేసేస్తాడు <chuckles> నన్ను.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. మరి పెళ్లి చేసుకున్నారండి?
అట్లా

అయ్యో! <chuckles>
<chuckles>
<smacks lips> అయ్యో! ఎంతా పాపం అప్పుడు భావోద్వేగానికీ లోనయ్యారండీ?
<chuckles> అయ్యాను. చాలా డిప్రెస్డ్‌గా ఉండింది. ఇప్పుడు అంతా మారి
ఏంటి రీజనేంటండి? అంటే, ఏన్నా సమస్యా?
అహా! అట్లేమి లేదూ. ఆహ్, ఆయనన్ అయన్ అంటే మా ఇంట్లో నేను చెప్పాను గదా! <smacks lips> ఆహ్, హ్మ్, నేను దొరికాను మా ఇంట్లో. చెప్పినప్పుడూ మా అన్నయ్య ఒకటే అన్నాడు. "నువ్వు తిరుగుతావా, వాడినింటికి తీసుకొస్తావా నీ ఇష్టం, కానీ వాళ్ళింట్లో వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పిపియ్యి ఒక సెకండ్ ఒకసారన్న, ఇట్లా రిలేషన్‌షిప్‌లో ఉన్న అని. తర్వాత మీ ఇష్టం. మా సైడ్ నుంచి మాకోకే" అని జెప్పీ, ఆఫీషియల్‌గా మీరు దిరగండి అని జెప్పిండు. అయితే నే నేను ఆ! ఇంక నేనాయనకి ఫోన్ జేషి చెప్పినప్పుడు, "నేనింకా సెటిల్ గాలే, మా మమ్మీ వాళ్ళకి చెప్పడికి టైం పడతది. ఇప్పుడే చెప్తే నన్ను ఇంట్లో ఉంచి బయటకి పంపియ్యరు" అని వె‌నకడుగేశాడు.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. చాలా మంచి ఆలోచనండి మీ అన్నయ్య ఆలోచించింది. అయ్ ఓకే.
నేనేమో ఇక్కడ ఫైట్ జేస్తున్నా మా అన్నతో.
ఓకే.
ఒక ఆడపిల్లగా ఉండి గూడా మా అన్నతో, మా మమ్మీతో ఫైట్ చేస్తున్న. నాకు కావాలి, నేను లవ్ చేస్తున్నా, నేనాయ నాకాయన్నే గావాలని. ఆయన్నేమో వెనకడుగేసి భయపడుతున్నాను. మా అన్నయ్యయితే నా పరువు తీసేషిండు "ఇట్లాంటోడినా నువ్వు లవ్ జేసింది" <chuckles> అట్లా. సో, ఇంక నాకు నమ్మకమనేది స్లోగా తగ్గింది.
ఓకే. <laughs> ఓకే. కానీ నిజంగానండి, ఆహ్, హ్మ్, అంటే, ఇప్పుడు మీ అన్నయ్య నాకైతే మీ అన్నయ్య చెప్పిన దాంట్లో అయితే అండీ, మీ అన్నయ్య మిమ్మల్నీ యా అంగిదే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాడు, అలాగనే కుటుంబ పరువు, ఇయన్నీ కూడా ఆలోచిస్తన్నారండి.